సేమ్ అదే స్కిన్ టైప్‌వి
లైక్, అహా! అది స్కిన్ టైప్‌కి వేరే బ్రాండ్ చెప్తుంది. అంటే ఏది నమ్మాల మేడమ్. మీరు దేనిదికి ప్రపొషన్స్ చేస్తున్నారు, ఏది జెన్యూన్‌గా జెప్తున్నారు ఏమి అర్థం కావట్లేదు! అనిపించిందన్నమాట.
అయ్యా! ఇంకా నయం ఏది కొనాలి. హ్మ్. అవునవును. ఈ రోజుల్లో ఈ సోషల్ మీడియాలో పెట్టేది రీల్స్, ఈ వీడియోసె, ఫుల్ లెన్త్, లాంగ్ లెన్త్ రకరకాల వీడియోస్, ఇవన్నీ కథలు కథలు పెడుతున్నారు కానీ, ప్రతిది కూడా కొంచెం ఆటకాయి తనంకే ఎక్కువ దారి తీస్తుంది. ఒరిజినాలిటీని తగ్గించేస్తుంది. ఇదైతే నాకు ఇట్లాగే అనిపిస్తూ ఉంటుంది. మీకెలా అనిపిస్తది?
అవును. ఏంటంటే ఇప్పుడు ఆహ్, ఇప్పుడు కొంతమంది ఫేక్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉంటూ ఉంటారు. వాళ్ళేంటంటే ఫేక్ ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు. లైక్ బెట్టింగ్ యాప్స్ అవ్వచ్చు. ఇప్పుడు చాలా కేసెస్ నడుస్తున్నాయి. బెట్టింగ్ యాప్స్ ఈ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఆహ్, ఇది చేసిన ప్రమోట్ జేసినవె ఇయన్నీ. ఆహ్, అలా ఫేక్ ఆహ్, ఫేక్ యాప్స్ గాని, ఫేక్ ప్రొడక్ట్స్ గాని, ఆహ్, వాళ్ళు <smacks lips> ప్రమోట్ చేస్తే ఏమవుతుందంటే జెన్యూన్‌గా వాళ్ళు ఫాలో అయ్యేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు నిజమేమో అక్క చెప్పింది, ఆహ్, పనిజేస్తదేమో, నా స్కిన్‌కి బావుంటదేమో! లేదంటే నిజంగానే ఈ యాప్ వాడితే డబ్బులోస్తాయేమో! అని జెప్పి వాళ్ళు వాడతారు. వాళ్ళు లాస్ అవుతారు. దెన్ వాళ్ళు వచ్చి వీళ్ళని క్వశ్చన్ చేయలేరు కదా! మీ వల్ల నాకు ఇలా అయింది? అని చెప్పేసి ఆ విధమైనవి చేయకుడదు.
హ్మ్. అవును. నిజంగానే. వాళ్ళు ఒక సజెషన్ ప్రకారం ఒక వీడియో, వాళ్ళకి వీడియో వచ్చింది గాబట్టి పెట్టుకున్నారు. వాళ్ళు ఖచ్చితంగా మీరందరూ వాడాల్సిందే అని పాపం వాళ్ళు బలవంతం జేయలేదు. మనం చూసి ఆడియన్స్‌ని బట్టి కూడా నిజంగా ఒక్కొక్కసారి అనిపిస్తదన్నమాట. ఏది నమ్మాలో, ఏది నమ్మద్దు మన చేతిలోనే ఉంది అని.
అవును. అవును. అవును. గుడ్డిగా ఎవరిని నమ్మకూడదు. అది ఎవరైనా కానీ.
ఓకే. నైస్ అండి, కరెక్ట్‌గా జెప్పారు. కానీ, మీరు మాత్రం ఆ సన్‌స్క్రీన్ కొనకుండా <chuckles> చాలా మంచి పని చేసారు. ఎందుకంటే, అది కొని, అది కొని వాడుతున్నప్పుడు సడెన్‌గా ఇంకోటి చూసినప్పుడు భయమేస్తుంది. అయ్యో! మొన్న మేడమ్ చెప్పింది ఇదా? లేకపోతే ఇదా? నేను ఏది కొన్నానో! అలా మన మీద మనకు డౌటొస్తుంది. ఇంకా అనవసరంగా నమ్మానే అని కూడా అయిపోతామన్నమాట ఇంకా అలాగా. ఓకే అండి, కానీ మొత్తానికి సోషల్ మీడియాని ఎంత వరకు వాడుకోవాలో, ఎలా వాడుకోవాలో మీరు చాలా కరెక్ట్, కరెక్ట్‌గా చెప్పారు నాకు. కొంచెం నేను కూడా ఈసారి ప్రొడక్ట్స్ విషయంలో జాగ్రత్త పడతానన్నమాట. ధన్యవాదాలండి. ఖచ్చితంగా అండి. లేదంటే ఇంకా ఫేస్‌కి ఏమైనా అయితే అమ్మో! అది ఇంకా వేలైపోతాయి.
నేను కూడా అదే అనుకున్నాను. అవును. అవును. అవునవును. ఎన్ జాగ్రత్త పడాలి. <chuckles> ధన్యవాదాలు.

అవును. కానీ మరిప్పుడు సోషల్ మీడియాలో అదే కాంట్రవర్సీ అవుతుంది గదా! ఇప్పుడు ఒక్కొక్కళ్ళకీ, నైట్ వేరంటే, కొంచెం కంఫర్ట్‌గా ఉంటుంది. నైట్ వేరంటే, నైట్ టైమ్ వేసుకోవాలని లేదు, మేము డే టైమ్‌లో కూడా వేసుకుంటాం, అని వాళ్ళు వేసుకుంటారు. కానదేంటి అంటే, కాంట్రవర్సీ అయిపోతుంది గదా! మీరు ఏ, ఏ టైమ్‌లో వేసుకోవాల్సింది అలాగే చేయాలి, ఇలా చేస్తున్నారేంటని, అది వాళ్ళకెంత వరకు కరెక్టంటారు అలా అడగడం?
నువ్వు చూసే దృష్టి కూడా ఉంటుందన్ను. హ్మ్. ఆ! హ్మ్. అవును. ఇంక వాళ్ళ కర్మ అది. వాళ్ళు ఏ ఇ ఇలా ఎంత మందడిగినా గాని నేనింట్లో, ఇంట్లో వాళ్ళకి నచ్చ చెప్పుకున్నాను. వాళ్ళం నేనిప్ మీరు నమ్మినా నమ్మకపోయినా, నేను నైట్ వేర్‌తోనే ఉంటాను పగలు మొత్తం.
హ్మ్. హ్మ్. అవునవును. ప్రతి ఒక్కరికి కంఫర్ట్ జోనా అవును.
ఎందుకంటే, కంఫర్ట్ ఈజ్ ఇంపార్టెంట్ నేనిప్పుడు బైటికెళ్ళినప్పుడు ఈ డ్రస్‌తో వెళ్ళనేమో! ఎందుకంటే, నాకు దెలుసు ఎక్కడెలా ఉండాలి. నా ఇంట్లో కూడా, నేను రిస్ట్రిక్షన్స్ పెట్టుకొని ఉంటే, ఇంక ఇళ్ళుకి, బైటికి తేడా ఏముంటుంది?
నిజంగానే గదా! మరి సరదాగా <chuckles> మనం ఇంట్లోనే కదా ఎక్కువ సేపుంటాము. మనకి నచ్చినటుంటే బావుంటుంది. ఇప్పుడు పెళ్ళికో, పబ్బానికో, ఎక్కడికో వెళ్ళాల్సొస్తుంది. అలా ఎందుకు వెళ్తాము? మనకు తెలుసు కదా!
అంతే గదా! ఆ! అంతే గదా! ఎక్కడేస్కోవాల్సినియి, అక్కడే యేస్కోవాలి. దానికి కాంట్రోవర్సీస్, మీమ్స్ ఎన్ని జేసినా, మనం మన పని జేస్కెళ్ళిపోతూ ఉండాలి. వాటి మీద కాన్సంట్రేషన్ బెడితే ఏంటంటే మన మైండే దెబ్బతింటుంది.
హ్మ్. అవును. అయితే ఈ సోషల్ మీడియా అనగానే, గుర్తొచ్చేదేంటి అంటే, కొంచెం మీమ్స్, ఇవీ రీల్స్, ఇవన్నీ పక్కన పెడితే, డాక్టర్స్ అనే ఒక గ్యా గ్రాడ్యుయేషన్‌ని కూడా, కొంతమంది మీమ్స్ రూపంలో ఇది తింటే బావుంటుంది, అది తింటే బావుంటుంది, అనే ఒక ప్రొఫెషన్‌ని కూడా తీసుకొచ్చేస్తున్నారు. డాక్టరనే కాదు టీచింగవ్వనివ్వండీ ఆహ్, లేక ఇంకేదన్నా, ఇంకేదన్నా. ఆ! యాహ్! అయి చాలా ప్రతీది ఉన్నాయి.
హ్మ్. హ్మ్. అవును. ఆ! డెమడ్ డర్మిటాలజిస్టు. నాకు హ్మ్.